అదే మనోళ్ళకి తెలియముదిరి ఇట్లా పెట్టుకుంటున్నారని నాకు తెలియదు అందుకనంటున్నా.
యెస్. యెస్. అవునండి. అంటే అన్నీ ఫేకే చాలా అంటే 90% ఫేకే ఉంటది. ఆర్మీ అని పెడతాడు గాని అందులో వాడి ఉద్దేశ్యం ఒకటి ఉంటుంది, వాడు చేసే పని ఒకటి ఉంటుందన్నమాట. సో, క ఇవన్నీ. ఇంకా కొంతమంది సినిమాలు రిలీజ్ అయినప్పుడు గాని, ఇంకా రక్తాభిషేకలనమాట. బ్లేడ్‌తొని కోసుకోవటం ఆ బ్లడు ఆ హీరోకి పోస్టర్‌కి రాయడం.
నిజం. హ్మ్. అవును. నిజమే అండి. నిజమే. హ్మ్.
ఇట్లాంటి విపరీతమైనమనీ. ఇంకా ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే హ్మ్. చెప్పండి.
ఇంకొకటి రి రిలీజ్‌లండి. ఎంత దారుణంగా చేత్తన్నారండి రి రిలీజ్‌నైతే.
యెస్. ఇంకా వాళ్ళు ఆల్రెడీ సినిమా చూసేసారు. ఆ సినిమా వంద సార్లు చూసేసారు. మళ్ళీ ఏంటంటే అందులోది నచ్చిన డాన్స్ మొమెంట్స్‌ గాని, అక్కడ జరిగిన కామెడీ సీన్స్‌ గాని అవన్నీ వీళ్ళు థియేటర్‌లో చేస్తూ రీల్స్ చేస్తా ఉంటారు. చేసి అది మళ్ళీ ఆహ్, ఇంస్టా‌గ్రామ్‌లో పెడితే గనుక దానికి ఫుళ్ళు లైక్సు అన్నీ. అట్లా ఇప్పుడు ఏదైనా సాంగ్ ఓచ్చిందనుకోండి హ్మ్.
అదే, అదే కదా! అంతే. లైక్సు. రిలీజ్ చేసే వాల్లయిన వీళ్ళు చూస్తున్నారు కాబట్టే కదా! చేస్తున్నారు. వాళ్ళు ఒక సినిమా చూడకుండా ఉండి ఆపేస్తే ఖచ్చితంగా రి రిలీజ్‌లు ఆగిపోతాయండి.
యెస్. అవునండి. అంటే ఇప్పుడు ఇప్పుడు సినిమాలు లేవండి, సినిమాలు లేవు. తెలుగు సినిమాలు చూడండి ఏ ఎప్పుడైతే రి రిలీజ్ స్టార్ట్ అయినాయో అప్పటినుంచి సినిమాలు లేవనే అర్థం. కొత్త సినిమాలు రావట్లేదు, థియేటర్‌లో ఏంటంటే వే బోసిపోతున్నాయి. ఎలా థి థియేటర్‌కి జనాలు రప్పించాలి వాళ్ళు కూడా మరి బతకాలి కాబట్టి పాత సినిమా మళ్ళీ ఎద్దాం అని ఎసిన సందర్భాలున్నాయి. అలా ఇంగా హ్మ్.
హ్మ్. లేదు. హ్మ్. హ్మ్. <chuckles> ఎద్దాం అవును. హీరో‌లకి కూడా బాగా గ్యాప్ ఓస్తూ ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సినిమాకి.
యెస్. యెస్. ఇప్పుడు చూడండి 'మహేష్ బాబుది' ఇప్పుడు 5 ఏళ్లు అన్నారా ఎప్పుడో వచ్చింది పాతది. <laughs>
ఆ 'రాజమౌళి' గారి చేతిలో బడ్డారు. ఇప్పుడు రాదు ఆ సినిమా.
అదే కదా! 2026 అన్నారు గాని అది 2027లోకి వెళ్ళిపోతుంది. అంత అంత దూరం వెళ్తుందన్నమాట అంటే ఈ గ్యాప్ అంతా మరి ఖాళీగా ఉంటుంది కదా! కొత్త వాలేంటంటే వస్తున్నాయి అ అ అడప అడపాదడపా వస్తున్నాయి, కానీ, అంత గాదు. థియేటర్‌లు మరి సంవత్సరమంతా హ్యాపీ‌గా రన్ అయ్యేంత కాదులే. కాబట్టి ఇంగా పాత సినిమాలు వేసిందే వేసి ఆహ్, జనాల‌ని పిలిచి వాళ్ళే వచ్చి, వాళ్ళే అల్లరి చేసి, కొంతమంది ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళల్లో ఏం చేస్తారంటే ఎగిరి ధూంకి సీట్లు ఇరగొడతారు, కొంతమందేమో అక్కడక్కడే చిన్నది ఒక క్యాంప్‌ఫైర్ ఎస్తాడు అక్కడే వాడు, ముందు. <laughs> కి ఆహ్, ఆ స్క్రీన్ ముందు క్యాంప్‌ఫైర్ ఎస్తాడు. ఇవంతా విపరీతమైన బుద్దులన్నమాట వి ఇవి ఒక ఒక విధంగా ప్రమాదకరం. జనాలు ఏంటంటే ఎడ్యుకేట్ అవ లేదండి. నేను అసలు రి రిలీజ్ చూసిందే చాలా తక్కువ. అందులో హ్మ్.
ఖచ్చితంగా. హ్మ్. హ్మ్. హ్మ్. <laughs> హ్మ్. <chuckles> క్యాం‌ప్‌ఫైర్ ఏకంగా థియేటర్‌లో. మీరు కూడా అలా ఎప్పుడన్నా చేసారా అండి ఫాన్‌గా? అహా! రి రిలీజే కాదు, ఏ సినిమా అయినా పేపర్‌లు ఇసిరేయటం, విజ్ విజిల్స్, పేపర్‌లు ఇసిరేయడం అంటే కామన్‌ గాని. మరి వ
<laughs> యెస్. విస్టల్స్ ఎసి ఉండొచ్చు. విజిల్స్, అర్పులు కామన్‌ కాబట్టి అవి చేశాను. ఇంగా సీ సీట్‌లు చింపడాలు లేకపోతే సీట్‌ల మీద ఎక్కిదునకడాలు ఇలాంటివైతే చేయలేదు. <chuckles>
హ్మ్. <chuckles> పాపమండి మనం ఇచ్చే 100 రూపాయల టికెట్‌కి థియేటరోడా ఆ సీట్ చేపించుకోవడానికే సరిపోద్ది.
యెస్. నిజమే అండి. అలాంటివి ఇలాంటివి ఇవి ఇలాంటివి ఉండకూడదు యాక్చువల్‌గా.
హ్మ్.